అవును. నిజంగా గ్రేటే అది! ఎందుకంటే కొత్త విష కొత్త ప్లేస్ అయినా గూడా 15 డేస్ అన్నా కూడా ఎక్కువ రోజులే అని చెప్పొచ్చు. ఇంక దాని తర్వాత ఆగినారంటే చెప్పలేమింగా. అంటే వాళ్ళ మంచి వాళ్ళు గాని సిట్యుయేషన్ అర్థం చేసుకుంటే ఆగుతారేమో గానీ ఉ ఆహ్, నార్మల్‌గా అయితే ఎవ్వరుండరు. మరి తర్వాతేమైంది చెప్పు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. సో, అక్కడ నేను ఆయన ఆగినప్పుడు నేను కొంచెం అంటే ఆగారు. ఆహ్, ఎం ఏంటి ఎందుకివ్వట్లేదు. అట్లా నువ్వు ఇట్లా చేస్తే మంచిగా ఉండదని ఏమనలేదు ఆగారు. సో, నేను నాకు 10 డేస్ అయిపోయింది. 10 డేస్ అయిన తర్వాత నేను అన్నకి ఏం చెప్పానంటే ఒక 5 డేస్ పెంచే చెప్పానన్నమాట. అన్న 15 డేస్‌లో ఇస్తా, కొంచెం ఈ ఒక్క మంత్ అంటే సరేలే అనేసి మాట్లాడారు. సో, ఈయన హ్మ్. సో, ఈయన మా మామయ్యని 10 డేస్ తరువాత అడిగితే ఆహ్, 1 ఒక 2 డేస్ ఆగమంటే అబ్బా! అసలేం చేయాలో అర్థం కాలేదు నాకు. ఆహ్, నేను ఇక్కడేమో నాకు అత్యవసరమైన పరిస్థితి. నాకేమో అవసరం చేయడానికి ఎవ్వరు లేరు. అసలు ఏం చేయాలో ఏమో. అస అసలేం తోచట్లేదు నాకు.
ఓకే. హ్మ్. తర్వాతేమైంది? హ్మ్. యస్. హ్మ్. ఆహ్, మరి తర్వాత ఎవరైనైనా హెల్ప్ అడగడం లాంటివి ఏమన్నా చేశావా?
ఆ! డెఫినైట్లీ చేశాను. ఆ టైమ్‌లో నాకు హెల్ప్ చేయకపోతే ఇంకా ఎట్లా ఉంట ఎట్లా అయిపోతానంటే నేను ఆహ్, ఇగ నా హాస్టల్‌లో నుంచి నన్ను నెట్టేసారన్నమాట బయటికి సో, మా మామయ్యని అడిగితే
అవునులే ఇప్పటికే చాలా రోజులు ఆగారు మరి.
అవునవును. మా మామయ్యనడిగితే 2 డేస్ సాలరీ పడలేదంటే అబ్బా! సరే నేను 5 డేస్ అన్నా కదా! అనేసి మళ్ళీ 2 డేస్ కూడా ఆగాన్నేను. సో ఆ 2 డేస్ తరువాత మళ్ళీ అడిగితే, ఆయన "కష్టము ఇప్పుడు సాలరీ అంట కొంచెం హోల్డ్‌లో పడతదంట 1-2 మంత్సు నా దగ్గరైతే కష్టం" అంటే, అబ్బా! ఒకేసారిగ అసలు ఆయనను మనమేంలే మనం ఏం అనలేము. మనల్ని మనమేం అనలేము అబ్బా
హ్మ్. తర్వాత. అది మరి అలాంటి సందర్భంలో నువ్వు అతన్ని బాగా నమ్ముకున్నావు గదా! అతను నీకి మనీ ఇస్తారు అన్నట్టుగా. అంటే నువ్వు హెల్ప్ అడిగావు. ఆహ్, ఇస్తా అన్నట్టుగా బాగానే వెయిట్ చేసావు. కానీ లాస్ట్‌లో ఏమో అలా వచ్చింది గదా! పరిస్థితి. మరి నువ్వు ఒక్కసారిగా కృంగిపోవడం లాంటివి ఏమన్నా చేసావా? లేకపోతే సరే ఇప్పుడు హ్మ్. చెప్పు.
అవునవును. అవును. అవును. డెఫినెట్లీ. ఎట్లా అంటే అసలు హ్మ్. ఎట్లా అంటే అరేయ్ నేను హెల్ప్ చేశాను. అట్లాంటిది నాకెందుకు చేయలేదని నాకు ఎట్లా అంటే ఫుల్లు బాధనిపిచ్చింది. అంటే నేనంటే కొంచెం ఆయన లాగా ఒక 5,000, 10,000 కాకపోయినా, ఆయన అడిగినప్పుడల్లా ఒక 1,000 1,500 అట్లానే అంటే సెండ్ చేశానన్నమాట నా దగ్గరున్నప్పుడు. హ్మ్. అంటే ఫస్టు అంటే నన్నడిగేదెలా అంటే ఫస్ట్ ఆ టైమ్‌లో మనకు కావాల్సినంత టైమ్‌లో ఆహ్, ఎట్లా అంటే హెల్ప్ ఆహ్, చేయడమనేది అక్కడ గ్రేట్ అన్నమాట. అంటే ఆ టైమ్‌లో నీకు అ అవి లేకపోతే నీకేదోకటి జరుగుతుంది అనే టైమ్‌లోనే నిన్ను హెల్ప్ అడుగుతారు ఎవరైనా.
ఉంది. ఎంతైతే ఏముంది హెల్ప్ చేసావు అతను అడిగినప్పుడు. ఎస్ ఎస్.